సో, ఇటీవల కాలంలో, మనం చూస్తే, మనం గమనిస్తే చాలా మంది ఆహ్, ఆహ్, కోచింగ్ సెంటర్‌కు స్కు కోచింగ్ సెంటర్‌కి వెళ్ళి నేర్చుకోవడం కంటే ఆన్‌లైన్ లెర్నింగ్‌కి చాలేక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. సో, దానివల్ల మంచి రిజల్ట్ కూడా ఒస్తున్నాయి. సో, అట్లాంటి అనుభవం మీకేమన్నా ఉందా? ఆన్‌లైన్ లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత దాంట్లో మంచి రిజల్ట్ రావడము. తర్వాత మిగతా వాళ్ళకేవరికైనా చెప్పడము ఇలాంటివున్నాయా?
హ్మ్. హ్మ్. అవునండి. అవును. హ్మ్. హా! హ్మ్. <giggles> తప్పకుండా. అంటే కోవిడ్ సమయం వరకు అప్ అంతవరకు అసలు ఆన్‌లైన్ లెర్నింగనేది ఒకటుంటుందని చాలామందికి తెలీదు కదా అవునవును. ఏదన్నా ఎగ్జా ఆ! చాలా మార్చేసింది. అవునవును. ఇప్పుడు ఉద్యోగాలను చూసుకుంటే ఉద్యోగాలు మారిపోయాయి. ఆహ్, లెర్నింగ్ కూడా చాలా వరకు మారిపోయింది. ఇంతకుముందు చూసుకుంటే, మనం ఏదన్నా ఆహ్, ఎగ్జామ్ ముందు ఏదన్నా డౌటుంటే అలా యూట్యూబ్ చూసేవాళ్ళం. ఇప్పుడలా కాకుండా చాలా శాతం వరకు పిల్లలు కాలేజీ‌కి వెళ్ళకపోయినా సరే యూట్యూబ్ చూసి నేర్చుకోవడం, ఆన్‌లైన్‌లో ఈ మధ్య చాలా కోర్సులొస్తున్నాయి. 'కోర్స్ ఎరా' అని చెప్పి లేదా ఆహ్, 'ఇగ్నో' అని చెప్పి
అవును. నిజం. వాస్తవం, నిజంగా. అవును. అదొక్క సంఘటన జీవిత చాలా ప్రపంచాన్నే మార్చేసింది. నిజం, నిజం. అవునవును. యూట్యూబ్ చూసేవాళ్ళం. అవును. అవును. అంటే, ఈ 'కోర్స్ ఎరా' కోర్సు దేనికి సంబంధించింది?
దాంట్లో చ ఇప్పుడు 'కోర్స్ ఎరా' అనేది ఒక వెబ్‌సైటనమాట. దాంట్లో చాలా రకరకాల కోర్సులుంటాయి. అంటే, ఇంజనీరింగ్‌కి సంబంధించినయి ఉంటాయి. ఏది డ్రాయింగ్‌కి సంబంధించినవి, మ్యూజిక్‌కి సంబంధించినవి, కమ్యూనికేషన్‌కి సంబంధించినవి. ఆ! నేను వాడాను. హ్మ్. అందుకే చెప్ హా! నేను కమ్యూనికేషన్ గురించి సంబంధించిన దానికి జాయినయ్యాననమాట. అంటే, అందులో సాఫ్ట్ స్కిల్స్ మీద కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి గానీ, డెసిషన్ మేకింగ్ గురించి గానీ, డిసిప్లిన్ ఇట్లా మీరు ఏది తీసుకున్నా ఆర్ట్ తీసుకుంటే ఆర్ట్ గురించుంటుంది. బుక్కెలా రాయాలి? అని చెప్పి ఉంటాయి. మ్యూజిక్ ఎలా స్టార్ట్ చేయాలి అవునవును. ఆ! వీడియోస్ రూపంలోనే ఉంటాయి. ఆహ్, ఇన్ని
ఓహ్! అవునా? అంటే, మీరు వాడారా? ఇది 'కోర్స్ ఎరా' ఆహ్, కో కోర్సు జాయినయ్యారా మీరు? ఆహ్, దేనికి సంబంధించింది? ఓకే. ఓహ్! అవునా? అద్భుత అద్భుతం! అంటే, చాలా చక్కగా అంటే, వీడియోస్ రూపంలో ఉంటాయా? లేకపోతే ఎలాంటి ఎక్స్‌ప్లేనేషన్? ఓహో! అవునా? అయితే మీరి, మీరు కమ్యూనికేషనంటే మీరు ఎలాంటి కమ్యూనికేషన్ నేర్చుకున్నారు? దీంట్లో దేనికి సంబంధించిందిది?
ఆ! అంటే నేను నేర్చుకుంది మాత్ మాత్రం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఆ! లాంగ్వేజ్ అంటే, లాంగ్వేజని కాదు. కానీ మనమిప్పుడు చూసుకుంటే, ఎంఎన్‌సిస్‌లో పనిచేయడమనేది చాలా ఎక్కువైంది కదా! ఇప్పుడు నేను ఇక్కడుంటేనే, ఇక్కడుంటూనే ఒక యూకే వాస్తవ్యుడితోనో ఒక యూఎస్‌లున్న వాళ్ళతోనో అలా మాట్లాడాల్సొస్తుంది. కానీ, కొన్ని పదాలేంటంటే మనకర్థం కావు. అది వాళ్ళ డయలెక్ట్ వల్ల అయ్యుండొచ్చు. వాళ్ళ యాస ఆ! యాక్సెంట్ వల్ల. హ్మ్. వాళ్ళు మాట్లాడే స్పీడ్ వల్ల, అవి మనకర్థం కాకపోవచ్చు. కానీ, కొన్నిసార్లేంటి? మనం అత్ ఆహ్, ఎక్కువసార్లడిగితే బాగోదన్న కారణంగానో ఏదోకటి కొంచెం సంకోచించి వదిలేస్తూ ఉంటాం. ఒకవేళ అవి ఉ ముఖ్యమైన విషయాలనుకోండి, మనకి తెలియకుండా ఉంటాయి కదా! కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఏంటంటే హ్మ్.
ఓకే. అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు మీరు? అవును. అవునవును. నిజంగా. వాస్తం. అవును. మాట్లాడాల్సొస్తుంది. అవును. ఆద్ ఆహ్, డైలెక్ట్ అసెంట్ అంటారు కదా! అసెంట్ ఆక్సెంటంటారు. అవును. అవును. అవును. అవును. అవును. అవును. అయితే, మీరు ఈ, ఈ ఆన్‌లైన్ లెర్నింగు మా పరభాష వాళ్ళతో ఇంకా ఇంగ్లీష్ పస్ స్పష్టంగా మాట్లాడానికి వాళ్ళు మాట్లాడేదానికర్థం చేసుకోవడానికి మీరు ఆహ్, నే నే దాంట్లో జాయినయ్యారు. అయితే ఎన్ని నెలలో పూర్తి జేశారిది మీరు?
ఆ! అవునవును. ఆ! అవును. నేర్చుకున్నాను. హా! ఆ! ఎవ సో, ఇప్పుడిదేలా ఉంటుందంటే ఆహ్, నెలకి ఇంత డబ్బులను కట్టాలి మనం. మనం 2 వారాల్లో కంప్లీట్ చేద్దామనుకున్నామనుకో, బేసిక్‌గా వాళ్ళకేంటి? వారాలతో, సమయంతో సంబంధం ఉండదనమాట. గంటలతో సమయముండిద్ది. ఆ! నేను తీసుకున్నది 30 గంటల కోర్సనమాట. కాబట్టి, నేను ఆ ముప్ ఆ! ఆ! కాబట్టి నాకు వెసులుబాటుంటది. నేనా 30 గంటల‌ని 2 వారాల్లో కంప్లీట్ జేయొచ్చు. 4 వారాల్లో కంప్లీట్ జేయొచ్చు. అది మనిష్టం. దాని తర్వాత
అవును. ఉండదు. అయితే ఎన్ని నెలల కోర్సిది? మీరు తీసుకున్న కమ్యూనికేషన్ కోర్స్. 30 గన్ ఓకే. హవర్స్ లాగా. ఓహో! ఆహ్, ఆ! 4 వారాల్లో అది మన ఇష్టం. మరే! కావాలనుకుంటే 2 రోజుల్లో గూడా కంప్లీట్ జేయొచ్చు. అవునవును.
<chuckles> చేయొచ్చు. కానీ, 30 గంటలు 2 రోజుల్లో అవ్వవు కదా! <giggles> సో, అలా అన్నమాట. హ్మ్.
అదవ్వదు అదే అదేదే అవును. అయితే, మీరు అంటే, దీనికు వెచ్చించిన ఆహ్, అమౌంట్ ఎంత? ఎలా ఎన్ అంటే, చాలా హైగా తీసుకుంటారా? లేకపోతే త్ మా అందరుకు తగ్గట్టు ఒక మంచి ఆహ్, రేటే ఉంటుందా? లేకపోతే ఎలా?
హ్మ్. ఆ! హా! లేదు, లేదు. హ్మ్. అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్డ్ చేయగలిగేలాగే ఉంటుంది. ఇప్పుడు నేను 2 వారాలది తీసుకున్నాను కదా! నాకు 2 వారాలకి కలిపి 3500, 4000 అలా జరిగిందనమాట. హ్మ్. కొంచెం ఆ! అవునవును. దీనివల్ల ఏంటి? అవును.
ఆ! అవును. తీసుకున్నారు. ఓకే. అయితే మధ్య తరగతి వాళ్ళు కూడా ఎఫర్డ్ చేయగలిగేటువంటి కోర్సులనమాట. నేర్చుకోవచ్చు. నిజంగా చాలా చక్కగా ఉంటుంది. చాలామంది నా అక్కడికి వెళ్ళి, కోచింగ్ సెంటర్‌కి వెళ్ళి, ఇబ్బంది పడి, నే సో ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఒక ల్యాప్‌టాప్ అవును. చాలా సమయం. అవును నిజంగా.
హ్మ్. అవునవును. చాలా సమయం సేవవుతుంది మనకి మళ్ళీ అవును. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే, దీని తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారనమాట. ఆ ఎగ్జామ్ రాసాక మనకొక స్కోర్‌లాగా ఇచ్చి, సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
అయితే మీది అవును. ఓహ్! అవును. అయితే, మీరు ఈ ఆన్‌లై ఆన్‌లైన్ లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత మీకు సమయం చాలా వరకు సేవైయిందా?
హ్మ్. హ్మ్. ఆ! తప్పకుండా సేవయింది. ఇప్పుడు నేను అదే ఒక కోచింగ్ సెంటర్‌కి వెళ్ళి, అక్కడ పరిచయాలు చేసుకొని, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంటే మళ్ళీ అక్కడేంటి హ్మ్.
అవునా? అంటే, మీకి ఎంత సమయము మీకు అక్కడ ఎంత సమయము సేవైయింది మీకు నిజంగా ఆన్‌లైన్ కోర్స్ నేర్చుకోవడంతో?
ఆ! ఇప్పుడు మనం దాన్నెలా చెప్పుకోవచ్చంటే, ఇప్పుడు నేను నిజంగా ఆఫ్‌లైన్ కోర్స్ తీసుకున్నానునుకోండి. ఫిక్సెడ్ టైమే ఉంటుంది. మీరు ఇన్ని మంత్స్ కోర్స్ చేయాలి అనుంటుంది. ఈ టైంకి వెళ్ళాలనుంటుంది. కానీ, నేను తీసుకుంది ఆహ్, నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను కాబట్టి అలా కాదు కదా! నాకు ఒకరోజేద‌న్నా ఆఫీస్ పనెక్కువుందనుకోండి. నేనా ఆన్‌లైన్ లెర్నింగ్‌తో ఎక్కువ సమయం గడిపేదాన్ని కాదు. హ్మ్.
అవును. అవును ఫిక్స్‌డ్ టైమ్. వెళ్ళాలి. అవును. అవునవును. అవును. ఓహ్! మీరు ఉద్యోగం చేస్తూనే ఆన్‌ లెర్నింగ్ ఓకే. ఓకే. ఉద్యోగం చేస్తున్నారు గాబట్టి మీకు ఆన్‌లైన్‌లు కరెక్ట్‌గా సూటయింది అని నేననుకుంటున్న.
అవునవును. అవును. విద్యార్థి దశలో కూడా నేను ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ వాడాననమాట. 'ఇగ్నో' అని చెప్పి అలాంటివి వాడాను.
వాడారా? ఓక్ ఇగ్నొవ్ అంటే దేనికి సంబంధించిందిది?
హ్మ్. ఇగ్నోవ్ అంటే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి. హ్మ్. అందులో కూడా మనకి చిన్న చిన్న కోర్సులుంటాయనమాట. ఆ! డిప్లొమా కోర్సుల్లాగా అలా ఉంటాయి. లేదా సర్టిఫికేషన్ కోర్సులనుంటాయి. అలా ఉంటాయన్నమాట.
ఓకే. ఓకే. ఓపెన్ యునివర్సిటిలో కోర్సెస్ నేర్చుకుంటా అవునా! ఓకే. ఆ! ఓకే. అయితే మీరు ఈ ఆన్‌లైన్ లర్నింగ్ ఏదైతే కోర్సేదో అన్నారో కమ్యూనికేషన్ గురించి నేర్చుకున్నారు. సో, మొత్తానికి 30 గంటల్లో మీరు అది పూ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయగలిగారా?
హ్మ్. హ్మ్. అవును. ఆ! చేయగలిగాను. నేను ఆహ్, ఆహ్, అప్పుడు నాకు సెలవులు కాబట్టి అంతగా ప్రెషరుండదని అర్థమయ్యి రెండు, న రెండు సం 2 వారాలే తీసుకున్నాననమాట. మనం 4 వారాలు తీసుకున్నామనుకోండి, ఫీజ్ కొంచెం ఎక్కువుంటుంది. ఐదు వేలు 6000 అలా ఉంటుంది. హ్మ్.
ఓహ్! వస్ ఆహ్, అవునా! ఓకే. ఎక్కువుంటుంది కొద్దిగా. నిజంగా మరి ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు నిజ జీవితంలో అవి అప్లై చేయడము, అంటే అన్ని కోర్సు ఇక్కడ ప్రము ఎలా ఉంటుందంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత దాన్ని మ నిజంగా వినియోగం పెడుతున్నామా? చాలామంది కోర్సులకెళ్తుంటారు, నేర్చుకుంటుంటారు. తర్వాత ఏమి ఉపయోగం ఉండదు. అలాంటి సందర్భాలు, దాన్ని వృధా చేసుకుంటారు. మరి మీరు క చక్కగా దీన్ని ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత వినియోగించుకున్నారా?
ఆహా! హ్మ్. అవునా. హ్మ్. అవునండి. హ్మ్. <giggles> అవునండి. తప్పకుండా వినియోగించుకున్నాను. అంటే, దాని తర్వాతేమైందంటే ఆ కోర్స్‌లో ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే బిగినరని చెప్పి ఇమ్మీడియటని చెప్పి, అడ్వాన్స్‌డని చెప్పి అలా కూడా ఉంటాయనమాట. నేను తీసుకోవడం ఇంటర్మీడియేట్‌ది తీసుకున్నాననమాట. అంటే, బిగినరు కాకుండా ఇంటర్మీడియేట్ తీసుకున్నాను. దీనివల్ల నేనేంటి ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే, ఏం మాట్లాడాలో అని కాదనమాట ఎక్కువగా. ఎలా మాట్లాడాలనేవి చెప్తాయనమాట. మేమెక్కువ వీడియో కాల్స్‌లో ఉంటాం కాబట్టి బాడీ లాంగ్వేజ్ అనేది, మీరు ఇప్పుడు కొన్నిసార్లు మనకర్థం కాలేదు అని చెప్పి స్మూత్‌గా ఎలా చెప్పొచ్చు అని చెప్పేది, ఆహ్, ఎలా అప్రోచవ్వాలని చెప్పేసి అలా ఉంటాయనమాట. కాబట్టి అది నాకు చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించింది. నేను దాని తర్వాత హ్మ్. సంకోచం లేకుండా మాట్లాడగలుగుతున్నాను. హ్మ్.
అవును. ఓహ్! అవునా! అవునా! ఇంటర్మీడియట్ తీసుకున్నారు. అవును. అవును. అవును. స్మూత్‌గా ఎలా చెప్పొచ్చు, అవును. అవును. చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. అవును. సో, మొత్తానికి అంటే ఇక్కడ కమ్యూనికేషన్ కాకుండా ఇంకా ఇతరాత్ర ఏ ఎలాంటి కోర్సులుంటాయి? అంటే యువతరంకి ఆహ్, ఎలాంటి కోర్సులుంటాయి దీంట్లో? ఎలా సా ఇది ఎలా ఉపయోగపడుతుంది? మీరు ఒకవేళ సలహా ఇవ్వాలనుకుంటే ఎవరికైనా?
ఆ! ఆ! <chuckles> ఇ ఇవ్వచ్చు. ఇవ్వాలనుకుంటే నేను ఆల్రెడీ నా స్నేహితులకి కోర్సార ఆ! రికమెండ్ చేశాను తప్పకుండా. ఇ కొన్ని, కొన్ని యూనివర్సిటీస్‌లో చూసాను నేను. ఈ వీటిని మ్యాండేటరి చేస్తున్నారనమాట. కోర్సెలాలో ఏదో ఒక కోర్స్ మీరు కంప్లీట్ చేసి, ఆ సర్టిఫికెట్ అనేది కూడా వాళ్ళు మ్యాండేటరి చేస్తున్నారు. ఎందుకంటే ఇంజినీరింగికి సంబంధించినవైతే చాలా ఉంటాయి.
ఇచ్చారా ఎవరికైనా! ఓహ్! అవునా? అవునా! ఓహ్! అవునా! అంటే ఒక ప్రైవేటు ఆన్‌లైన్ ఏదైతే ఉందో లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ ఉందో అది యూనివర్సిటీస్‌తోని టైపయితుందనమాట. ఓహ్! నిజంగా అద్భుతం. చాలామంది అంటే అది ఎక్కువ రీచవుతుంది. అంటే ప్రతి ఒక్క కామను వ్యక్తి కూడా అంటే చదివే అబ విద్యార్థి కూడా నేర్చుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు మీరన్నట్టు.
హ్మ్. హ్మ్. అవునవును. అవును. అది వైడ్లీ యాక్సెప్టెడవుతుందనమాట. హ్మ్. అవునవును. హ్మ్.
అంటే మీరు ఎంతమందికి ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్ అయ్యింది నే నా ఇ ఇంకా 10 మందికి చెప్పాలి. రీచ్ అవ్వాలి. అందరూ నేర్చుకోవాలి. అలా అనిపిచి అనిపించి ఎవరికైనా చెప్పారా? ఇలా నేర్చుకోండి అని?
ఆ! హుహు. హ్మ్. ఆ! చెప్పాను. నేను నా స్నేహితులకి కొంతమందికి చెప్పారనమాట. వాళ్ళకేంటంటే, ఇప్పుడు మ్యూజిక్ గురించి మ్యూజిక్ వాయించడం వేరు. అసలు హిస్టరీ ఆఫ్ మ్యూజిక్ అనేది ఉండిద్ది కదా! వాయిద్యాలు ఎలా కనిపెట్టారు, అసల ఎలా ట ఎలా పుట్టుకొచ్చాయి ఇన్ని వాయిద్యాలనేది. రకరకాల మ్యూజిక్ స్టైల్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలంటే, మనకి అంతగా తెలీదు కదా! ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్‌లో చూడాలి. అదేమో రాతపూర్వకంగా ఉండిద్ది కాబట్టి అంత అర్థం కాదు. యూట్యూబ్‌లో చూసినా కూడా అంత పార్ట్స్ పార్ట్స్‌గా ఉండిద్ది. మనకు ఒకే చోట మొత్తం ఎక్కడ దొరకదు కదా! నా స్నేహితునికి ఒకళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఈ మ్యూజిక్ యొక్క హిస్టరీ గురించి నేర్చుకోవడం. ఆ! అవునవును. నేను కోర్సెరా ఇది తీసుకున్నప్పుడు చూసా అనమాట. ఈ మ్యూజిక్ గురించి కూడా ఉందా అని.
ఆ! అవునవును. కనిపెట్టారు. అవునవును. నిజం. అవును. అవును. అవునవును. ఓహ్! అవునవునవును. హిస్టరీ తెలుసుకోవడం మీ ఇష్టం. అది మీరు చెప్పారు ఇట్లా ఉంటుంది కోర్సులో అని. అయితే హ్మ్. అంటే తేడా ఏంటి? యూట్యూబ్‌లో కంటే దీంట్లో అంటే దీనికి అక్కడ వ్యత్యాసము ఎ ఎలా వ్యత్యాసం ఉంటుంది? అంటే వీడియో రూపంలోనా? లేకపోతే ఎలా ఎలా వ్యత్యాసం ఉంటుంది?
హ్మ్. హా! అవేంటంటే, లెక్చర్ లాగా ఉంటాయనమాట. కాబట్టి మనకొక గురువు చెప్తున్న పాఠంలాగా అనమాట. బోర్డు ఉంటుంది ఆ గురువు ఎక్స్‌ప్లెయిన్ చేసినవి ఉంటాయి. అవి రికార్డెడ్ క్లాసెస్. అనమాట. హ్మ్.
ఓహ్! అంటే మనం అంటే మనము మీరు రికార్డెడు క్లాసెసా? లైవు క్లాసెసా ఇవి?
ఇది రికార్డెడు క్లాసెసు.
మరి మీరు ఏదైనా డౌటొస్తే ఎట్లా అడుగుతారు? ఎట్లా స
కామెంట్స్ ఉంటాయి. అంటే, ఆ లెసన్ కింద మనం కామెంట్ చేయొచ్చు. మనకి మెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. వాటికి మనం మెయిల్ చేస్తే ఇరవై నాలుగు గంటల లోపలే మనకు సమాధానాలు వస్తాయి. హ్మ్. అవునవును. ఆ!
ఓ ఓకే. కోర్స్ మీకేదైనా డౌటొస్తే మెయిల్ పెడితే 24 లోపల దానికి సంబంధించి మెయిల్స్ వస్తాయి అన్నీ రికార్డెడే. అవ్ అయితే, మీరు ఇల్ ఇలా రికార్డెడ్ కాకుండా లైవ్‌గా ఆన్‌లైన్ లెర్నింగ్ ఏదైనా నేర్చుకున్నారా?
లైవ్‌గా అంటే, కొన్ని ఇప్పుడు ఎడిటింగ్ కోర్సెస్ ఉంటాయి. నాకేదైనా నాకిప్పుడు కొన్ని వీడియోస్ ఎడిట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. స్నేహితు హ్మ్.
ఆ! అద్భుతం. అవును. చాలా ఇష్టం. అవి నిజంగా లైవ్‌లో నేర్చుకోవాల్సిందే. అవును. అవును.
అవునవును. దానికి ఆహ్, కోహోర్ట్ క్లాసెస్ అని జరుగుతాయనమాట. 'ఏవీ టీవీ' అని చెప్పి యూట్యూబ్‌లో ఒక ఫేమస్ ఛానెల్ ఉంది. చాలా బావుంటాయి వాళ్ళ వీడియోస్ నేను వాళ్ళ వీడియోస్ ఎప్పటినుంచో ఫాలో అవుతాననమాట. వాళ్ళ ఎడిటింగ్ స్టైల్ గాని, ఆ కలర్స్ గాని, వాళ్ళు స్టోరీ టెల్లింగ్ విధానం గాని, చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది నాకు.
అవునా! ఓకే. ఆ! స్టోరీ టెల్లింగ్. ఓహ్! ఈ మీరు నేర్చుకున్న లైవ్ క్లాసెస్ అనమాట ఇది.
హ్మ్. ఆ! సో వాళ్ళు స్టార్ట్ చేశారు ఇలా కోహోర్ట్ ట్రైనింగ్ అని చెప్పి. దాంట్లో ఏంటంటే, వాళ్ళే మాకు శిక్షణ ఇస్తారనమాట ఇలా ఒక
ఓహ్! అద్భుతం. అద్భు అయితే, ఎన్ని నెలల్లో పూర్తి చేశారు ఇది ఎడిటింగ్ అనేది మీరు?
ఆ! అది ఒక నెల నెల రోజులనమాట. నేను అందులో ఆ! ఇంటర్మీడియేట్ తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే ఫిక్స్‌డ్ టైమింగ్స్ ఆరింటి నుంచి ఎనిమిదింటి వరుకు అని ఉంటుంది. ఆ 2 గంటలు నేనా క్లాసెస్ ఆహ్, అటెండ్ అవ్వాలి. మధ్య మధ్యలో అసైన్‌మెంట్స్‌లా ఇచ్చేవాళ్ళనమాట. వీడియోస్ ఇచ్చి వీటిని ఎట్ ఆహ్, చేయమనేవాళ్ళు ఎడిట్ చేయమనేవాళ్ళు అలా రకరకాలుగా. ఎండ్‌లో ఒక మంచి ఎగ్జామ్ లాగా పెట్టారనమాట. అంటే మీకిప్పటి వరకు ఏమొచ్చింది? దీని తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ అనేది ఒక అంతు తెగంది. చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. కలర్ గ్రేడింగ్ అని, సౌండ్ డిజైన్ అని, చాలా ఉంటాయి.
ఓహ్! 30 రోజులు పట్టింది మీకు. పె అవునా! చేయమని, అవును. అవునవును. నిజంగా! ఇప్పుడు చాలామంది దీనికి కూడా చాలా డిమాండ్ ఉండుందనుకుంటా. వీడియో ఎడిటింగ్ అని అది ఇది బయట మనకు ఆన్‌లైన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా చాలా మనకు అవకాశాలు ఉన్నాయనుకుంటా. మీరలాంటి అవకాశం ఎప్పుడైనా మీకొచ్చిందా? అంటే, ఏదైనా అప్లై చేసుకొని ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత?
హ్మ్. అవునవును. హ్మ్. ఆ! అంటే ఎ మా అంటే, ప్రొఫెషనల్‌గా నేను చేయలేదు. కానీ, మా ఆహ్, కాలేజ్ పేజ్ ఉండేది. మా కాలేజ్ క్లబ్స్ ఉంటాయి గదా! జనరల్‌గా డ్రామా క్లబ్ అని, ఆ క్లబ్ అని, అలా నేను సినిమా క్లబ్‌లో ఉండేదాన్ననమాట. మేమేదైనా చిన్న షార్ట్ ఫిలిమ్స్‌ లాగా తీయడం, స్టేజ్ మీద డ్రామాస్ చేయడం, స్టోరీ రైటింగ్, ఇలాంటివి పెట్టేవాళ్ళం. అలా ఆ సందర్భంలో నాక ఎడిటింగ్ అనేది చాలా ఉపయోగపడిందనమాట. ఆ ప్రాక్టీస్ కూడా చాలా బాగొచ్చింది.
అవునవును. నం అవునవును. ఓహోహో! అవునా! తీయడం. పెట్టేవాళ్ళు. ఆ! ఓహ్! నిజంగా! నిజంగా! ఏదన్నా మనం నేర్చుకున్న తర్వాత ఓహ్! అది రియల్ లైఫ్‌లో ఉపయోగపడితే, మన్ చాలా తృప్తినిస్తుంది మనకు నిజంగా. అవును నిజంగా. అయితే, ఈ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి పుట్టగొడుగులాగా ఒచ్చేస్తున్నాయి. అయితే దాన్ని యే దాన్ని నిజంగా ఏ కొ ఏ ప్లాట్‌ఫామ్ మంచిది అని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎట్లా చూజ్ చేసుకుంటారు. మీరు ఈ కోర్స్‌ ఎరానీ? ఎవరైనా సలహా చెప్తే నేర్చుకో అది అంటే ఎవరైనా చెప్పారా? లేపోతే మీరు సొంతంగా రీసెర్చ్ చేసి కనుకున్నారా? లేతే ఎలా అవి?
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. ఆ! హ్మ్. <chuckles> నేను ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఈ కోర్స్ ఎరా యాడ్ అనేది ఒచ్చిందనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంటే అప్పట్లో కొంచెం కొత్త కదా! ఇదేంటా అని చూస్తే, అందులో ఉన్నాయనమాట. మనకేంటి 1000 ప్లస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయనమాట. 1000 హ్మ్.
అవును. అవును. మీరొకవేళ ఆల్ అయితే మీరు ఇది కోర్స్ ఎరా సెలెక్ట్ చేసుకున్నా అన్నారు యూట్యూబ్‌ని. అంటే, ఒక ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ని అది ఒక జెన్యూన్ అని తెలుసుకోవాలనుకున్నప్పుడు, మంచి కంటెంట్ ఉందంటే, మీరు ఎలాంటి ప అంటే ఇవి ఏమంటారు, పారామీటర్స్ ఎలాంటియి తీసుకుంటారు అంటే, అప్పటియి?
హ్మ్. ఆహా! అవును. హ్మ్. హ్మ్. నేను చాలా రీసెర్చ్ చేశాననమాట. అంటే, కో గూగుల్‌లో చూశాను అసలు ఇప్పుడు ఏమున్నాయి లీడింగ్‌వి అని చెప్పి. అవునవును. దాని తర్వాతేంటంటే, ఇప్పుడు మన సోషల్ మీడియా ఉంది అందులో కూడా చూశాననమాట. రెడ్డిట్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే, జెన్యూన్‌గా వాడిన పీపుల్ ఉంటారు గదా! వాళ్ళే వాళ్ళు ఒపీనియన్స్ పంచుకుంటారనమాట. "ఇలా జరిగింది" అని జెప్పి. హ్మ్.
ఓకే. మంచి రీసెర్చ్ చేశారైతే. ఓహ్! ఓహ్! అవును. పంచుకుంటారు. ఓహ్! నిజంగా అద్భుతం. అయితే, ఆ! నిజంగా వాడిన వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. సో మీరు అలా తెలుసుకున్నారు. ఓహ్! నిజంగా అద్భుతం.
అవునవును. కాబట్టి, నేనలా రెడ్డిట్‌లో చూశాను, ట్విట్టర్‌లో చూశాను. డెమో క్లాసెస్ కూడా ఉంటాయనమాట. ఒక క్లాస్ ఫ్రీ అని చెప్పి ఉంటుంది బేసిక్‌గా. నేనలా ఒక ఫ్రీ క్లాస్ విన్నాను. అది చాలా నచ్చిందనమాట నాకు. హ్మ్. నేను అదేంటంటే, బుక్ రైటింగ్ గురించి విన్నాను. బేసికల్లీ ఇప్పుడు చాలామంది ఆహ్, రాస్తూ ఉంటారు. నాకు ర రచయత అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఖాళీ దొరికిన సందర్భంలో చిన్న కథలు రాయడం గాని, కవిత్వాలు రాయడం, ఇలా చేస్తూ ఉంటా. కానీ, ఇప్పుడు ఓ నేనొకరా రా పుస్తకం రాసి దాన్ని ప్రచురించాలంటే, అది ఆ ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు. అలా అని గూగుల్ చేసినా గూడా, ఖచ్చితంగా ఆహ్, కన్ఫర్మ్‌గా ఇలాగే జరిగిద్దని గూడా చెప్పలేను కదా! అందుకని ఒకసారి ఇది విందామని చెప్పి, బుక్ రైటింగ్ నుంచి నేను డెమో క్లాస్ విన్నా అనమాట. హ్మ్.
ఓహ్! అవునా! ఉపయోగపడింది మీకు. అవునవును. నిజంగా! అవునవును. చేస్తా ఉంటారు. అవును. తెలీదు. అవును. అంతే. అవును. అవును. అయితే మీరు నిజంగా ఆన్‌లైన్ లెర్నింగ్ వినేటప్పుడు కొన్ని టెక్నికల్ సమయస్ ఆ! సమస్యలు కావచ్చు, ఇంటి వాతావరణము, మనకి లైవ్ క్లాసెస్ వినేటప్పుడు కొన్ని ఒక్కోసారి మనకి మోటివేషన్ గూడా ఉండాలి. ఇప్పుడు క్లాస్‌లో అనుకోండి, మనం వినకపోతే సార్ గట్టిగా అరవడం ఇలా అనిపిచ్చేది. మరి ఇలాంటి టెక్నికల్ సమస్యలు, ఇంటి వాతావరణం, ఇబ్బందులున్నప్పుడు నిజంగా సక్సెస్‌ఫుల్‌గా ఆన్‌లైన్ లెర్నింగ్ కంప్లీట్ పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సంటే హండ్రెడ్ పర్సంటేజ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా కంప్లీట్ చేయగలుగుతారా? మీరు చేశారా నిజంగా అలా 100 పర్సంటేజ్?
హ్మ్. అవునవును. అది. హ్మ్. అవునండి. టీచరు చూస్తారు. అదే అదే. హ్మ్. <chuckles> హ్మ్. ఆ! నేనైతే చేశాననే చెప్తాను. ఎందుకంటే, ఇప్పుడు ఆన్‌లైన్ లెర్నింగ్ అనేది కంప్లీట్‌గా ఆప్షనల్ కదా! అంటే, ఇప్పుడు నేను నాకు దాన్ని నచ్చి, ఎక్కువ నేర్చుకోవాలని చెప్పి, నేను చూజ్ చేసుకుంది గాబట్టి, నాకా ఉత్సాహం ఒచ్చేది. హ్మ్.
అవును. అవును. అంటే, మీకెలాంటి అడ్డంకులు రాలేవా మీరు ఇలా నేర్చుకునేటప్పుడు?
అంటే, కొన్నిసార్లు ఏమైద్దంటే ఇంటికి చుట్టాలొస్తూ ఉంటారు, లేదా చుట్టూ కన్‌స్ట్రక్షన్ పనులే ఏదో జరుగుతూ ఉంటాయి, సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఇలాంటివి జరిగాయి. దానికోసం ఏంటంటే, కొంచెం మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్ అనేవి తెప్పిచుకున్నా అనమాట. దానివల్ల ఏంటంటే, బయట డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. నేనింట్లో వాళ్ళతో కూడా చెప్పా. "నాకు ఈ 2 గంటలు క్లాస్ ఉండిద్ది కాబట్టి, మీరు టీవీ సౌండు కొంచెం తగ్గిచుకోండి కొంచెం" ఆ! అలా వాళ్ళు కూడా నాకు చాలా సహాయం అందించారు. అండ్ ఫోకస్ కోసం ఏం చేసేదాన్నంటే, ఇప్పుడు ఆ క్లాస్ స్టార్ట్ అయ్యే ఒక అరగంట ముందు ఫోను పట్టుకునేదాన్ని కాదనమాట. ఫోను పట్టుకోకుండా ఏదైనా బుక్ చదివేదాన్ని. దానివల్ల ఏమయ్యేదంటే, ఆ డిస్ట్రాక్షన్ అనేది తగ్గేది. ఇప్పుడు నేను ఫోను చూస్తూ ఉండి, సడెన్‌గా క్లాస్ జాయిన్ అయిపోయాననుకోండి, అవే తిరిగేవి మైండ్‌లో. ఆ రీల్ జూడ్డం గాని, ఫ్రెండ్‌తో మాట్లాడ్డం గాని, అలా జరిగేది. కానీ, ఇప్పుడొక అరగంట నేనొక మంచి బ్రేక్ లాగా తీసుకొని, రిలాక్స్ అయ్యి, వాటర్ తాగి, అట్లా మంచి బుక్ చదివేదాన్ని గాబట్టి, దాని తర్వాత ఫ్రెష్ మైండ్‌తో అటెండ్ అయ్యేదాన్ననమాట.
ఆ! ఇలాంటివి <giggles> అవుతూ ఉంటయి. అవునవును. ఓహ్! అవునవును. అవును. తగ్గించండి. ఆ! పట్టుకునేవాళ్ళు కాదు ఫోకస్ ఉండాలని. నిజం. నిజం. వాస్తవం. అవును. అవును. నిజంగా! నిజంగా! తీసుకొని, రిలాక్స్ అయ్యి. ఓకే. నిజంగా అద్భుతమండి. నిజంగా మీ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మీకు ఆహ్, ఈ విశేషాలన్నీ నా అదే నిజంగా మంచిగా అనిపిస్తుంది. 10 మందికి రిఫర్ చేయాలని గూడా అనిపిస్తుంది. ఆ! ఇంకోస్
హ్మ్. చాలా సంతోషం. ద తప్పకుండా వీలైతే ట్రై చేయండి. అంటే, చాలా ఉంటాయనమాట నేర్చుకోవడానికైతే చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు.
చేస్తారు. తప్పకుండా నేను గూడా ఒకసారి ట్రై చేస్తాను. నిజంగా ఇలాంటి అనుభవాలు మీతో పంచుకున్నందుకు ఆ! మంచిగా అనిపిస్తుంది. మరి ఇంకోసారి మంచి విషయంతో ఆ! మాట్లాడు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.
<chuckles> హ్మ్. ధన్యవాదాలండి. చాలా బాగా ఉంది మీతో మాట్లాడ్డం గూడా. హ్మ్. ధన్యవాదాలు. వీలైతే తప్పకుండా మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి. ధన్య